పాటలంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుందండి. మీ దృష్టిలో, మీరు మీ స్నేహితులకి గాని, కుటుంబ సభ్యులకు గాని ఏదైనా పాటల్ని షేర్ చేయమంటే, మీ ప్లే లిస్ట్ నుంచి ఎలాంటి పాటలను వారికి షేర్ చేస్తారు?
అంటే ముఖ్యంగా నాకు పాటలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. <smacks lips> ఏంటంటే నేను ఎక్కువగా సంగీత ప్రేమికుడు అంటారు కదండీ అలా ఏమైనా పెడితే అందులో ఆ! చిన్నప్పటి నుండి ఏండి అంటే నేను స్
హుహు. ఆహా! చిన్నప్పటినుంచండి? ఓకె, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అలా ప్రేమించేవాళ్ళు? వాళ్ళ నుంచి మీకు ఇంత ప్రేమొచ్చిందా? లేదంటే మీ స్వతహాగా వచ్చిందా?
ఆ! లేదండి. ఇంట్లోంచే వచ్చిందేమో ఎందుకు అంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎక్కువగా అండ్ మా నాన్నగారు ఎక్కువగా పాటలు వినడానికి, చూడడానికి చాలా ఇష్టపడతారండి. <smacks lips> ఏంటంటే మీరు గమనించండి. మా చాలామంది మన లాంగ్వేజ్ పాటలు మాత్రమే మనం వినాలి కొత్తవి పెద్దగా వినడానికి ఇష్టపడరు. కానీ మయ్
హుహు. హ్మ్. హ్మ్. కొంతమంది అలానే ఉంటారు.
అవును. కానీ మా ఇంట్లో అలా ఉండదండి మా నాన్నగారు గాని, నేను గాని ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా అది లాంగ్వేజ్‌తో సంబంధం ఉండదు.
ఓకె. అన్ని భాషల్ని సమానంగా ఆదరిస్తారైతే. ఆదర్శ ప్రియులండి, పాటల ఆదర్శప్రియులు మీరైతే.
ఖచ్చితంగా ఆ మ్యూజిక్ ఇష్ ఆ! అవునండి, నిజంగా. పాటలు ఎన్ చాలా ఇష్టపడుతూ ఉంటాం మాట మేమైతే మాత్రం. అందుకని చెప్పి నేనేం చేస్తానంటేండి, ఒక మొత్తం లిస్ట్ రెడీ చేసుకుంటానండి. నా ప్లేలిస్ట్ చాలా చాలా ఎక్కువ పాటలుంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం.
హ్మ్. హుహు. ఎక్కువ ఏ హీరోవి ఇష్టం ఎక్కువ ఎవరివి వింటూ ఉంటారు?
అంటే నాకు పర్సనల్‌గా నాకు ఫేవరైట్ హీరో అయితే ప్రభాస్ అండి. కానీ నేను వినే పాటలయితే మాత్రం అంటే, కొంతమంది హీరో
హ్మ్. ఓకె. ఏ సాంగ్ బావుంది అనుకుంటే అది వినేస్తారు అంతే. ఆ!
వినేస్తాను అంతే ఖచ్చితంగా అలానే ఉంటాను. ఏంటంటే, మీకొ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉందండి దీనికి సంబంధించింది.
హ్మ్ చెప్పండి.
ఒకసారి మేము ఇలాగేనండి ఒక ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడుకున్నం. మాట్లాడుకొని మేమన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట, ఈ టాపిక్స్ అంటే మేము క్రికెట్ కోసం మాట్లాడితే, క్రికెట్ టాపిక్స్ ఏంటంటే, మీకు ఇష్టమైన ఒక 10 మంది ఈ క్రికెట్ ప్లేయర్స్ పేర్లు రాయు, 11 మందివి రాయు అది ఇది అనడం. నెక్స్ట్ మీకు ఇష్టమైన ఫుడ్‌లో ఒక టాప్ 10 ఒక రాయు. అలా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి ఇలా టాపిక్ వచ్చినప్పుడు మీకిష్టమైన ప్లే లిస్ట్ పాటలు ఒక 10 రాయు అన్నట్టు స్టార్ట్ అయిందండి. ఒక ఫర్స్ట్ 5 స్టార్ట్ అయిందండి. అయితే <clears throat> నేను ఎంత ఘోరం అంటే, ఆహ్, 5 నాకు సరిపోలేదండి నేనన్నాను
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఇంకా అంటే మీ మనసులో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఒకటికి మించిన పాటలు ఇంకొకటిలా ఉన్నాయి.
ఆ! అదే చాలా ఉన్నాయి నాకు ఏంటన్ అవునండి. ఏంటంటే నేను పాట అనుకోవడం ఆహ్, ఇది కూడా నా ఫేవరైటే కదా ఇది ఎలా తీసేస్తున్నాం అని చెప్పి. తర్వాత మళ్ళీ నేను పెట్టాను వాళ్ళకి మెసేజ్. అరె
హ్మ్. అయ్యో! మీ మనసు ఒప్పుకోవట్లేదు అయితే అంటే, ఇంకా ఎక్కువున్నాయి కదా ఇది తక్కువైపోయిందని. హ్మ్.
అది. అయితే నన్ను అడిగాను అన్నమాట, 5 కాదు 10 ఏమైనా ప్లాన్ చేద్దామా అనేసి. వాళ్ళేం చేసారు, సరేలే 10 పెట్టుకుందాం అన్నారు అంతే. కాసేపుండి మళ్ళి మెసేజ్ పెట్టానండి, అరె నా వల్ల అవ్వట్లేదు 20 లాస్ట్ అన్నాను, సరే అన్నారు.
హ్మ్. ఆ! మీ ప్లే లిస్ట్ చాలా ఎక్కువే ఉంది భారీగా. హ్మ్.
<laughs> అవునండి ఏంటంటే, 20 ఇంకా ఓకె కన్ఫర్మ్ 20 అన్నప్పటికి, నేను అరె ఆహ్, మెసేజ్ పెట్టాను ఒరేయ్ ఒకటి చెప్పాలి అంటే అందరు మెసేజ్ పెట్టేసారు "ఒరేయ్ ఇంకా ఉన్నాయా?" అనేసి, అరె లాస్ట్ ఇంతకు మించి ఇంకేమి ఉండవు 30 పెట్టుకుందాం ఇదే మనం ఫైనల్ అన్నా అనమాట.
<chuckles> హ్మ్. అయ్యో! ఏంటండి మీరు ఇంకా
<laughs> అవునవును. ఏంటంటే బాగా పాటలు బాగా ఇష్టం అండి దాని మీద 30 పెట్టుకొని మొత్తం అందరం లిస్ట్లు రాసుకొని, పంపించుకున్నం మాట. <smacks lips> అంటే నాకు అంత పాటలంటే బాగా ఇష్టమైన మనిషిని మాట, నాది ఇప్పుడు మీరు మామూలుగా ఫోన్‌లో మన ప్లే లిస్ట్ గాని ఓపెన్ చేసినట్టుంటే ఎన్ని పాటలు ఉంటాయి అంటే, అన్ని ఉంటాయండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మొదటిలో అసలు ఏది వింటారు? డే అంటే, ప్రతిరోజు కొంతమందికి ఉంటది కదా! ఇష్టమైన సాంగ్‌తో ప్రారంభిస్తే రోజంతా అలా హాయిగా వెళ్ళిపోతుందని. అలా ఏదైనా ఇష్టంగా వినే పాట ఉందా ఉదయాన్నే?
మీరు ఆ! అంటే, అలా కాదండి. ఏంటంటే నా మూడ్ మీద బేసయ్యి ఉంటుందండి. ఏంటంటే, నేను ముఖ్యంగా ఏం చేస్తానంటే, కొన్ని సార్లు డిప్రెష్ అది అవుతాం కదండీ మనం. <smacks lips> అంటే, కొంచెం ఏదో తెలిని
హ్మ్. హుహు. అవును. మీరు గొడవలాడినప్పుడైనా, ఎవరైనా మీతో గొడవాడినప్పుడు. హుహు.
అవును. లేదంటే ఆఫీస్‌లో ఏదో చిన్న చిన్న ప్రెషర్స్ వల్ల మనం సీరియస్ అవుతాం అవతల వాళ్ళ మీద. <smacks lips> అలా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమైనా జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఏం చేస్తానంటే ఫస్ట్ నేను పాటలు పెట్టేసుకుంటానండి. పాటలు పెట్టుకొని ఆ మూడ్ మొత్తం చేంజ్ అయ్యే వరకు చేసుకుంటాను.
హ్మ్. అవునండి. హ్మ్. ఎలాంటి పాటలు పెట్టుకుంటారు ఏడుపుగొట్టివా? లేదంటే సంతోషంగా ఉన్నయా? ఎలాంటి పాట
<laughs> ఆ! ఏడుపోవడం అంటే, నిజమే అండి. ఏంటంటే నా ఫ్రెండ్స్‌లో చాలా మంది ఇప్పుడు బ్రేకప్‌లవవుతాయి కదండీ. <smacks lips> లేదు అంటే, వాళ్ళ లవర్‌తో వాళ్ళతో గొడవలేమైనా అయినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట ఉంటుందండి. <giggles> ఆ
హ్మ్. అవును. హ్మ్. మీకేం పాటుంది?
ఏండి నాకేం బ్రేకప్లు అవ్వలేదండి. నాకా ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఏంటంటే, నేను ఆహ్, లాంగ్వేజ్‌తో సంబంధం ఉండదు. నేను ముఖ్యంగా వినేదేంటంటే అండి, మీకు హిందీ సాంగ్లు ఎక్కువ వింటూ ఉంటాను అండి. తెలుగు బాగా ఎక్కువ వింటాను. మీకు
<giggles> హ్మ్. హ్మ్. హుహుహు. అయితే హిందీ పాటలు గూడా పాడుతారు. కచ్చితంగా పాడాలైతే ఒక హిందీ పాట.
ఆ! పాటలన్నీ పాడుతాను. మీకు 'సుల్తాన్' మూవీ ఉంటుందండి. సల్మాన్ ఖాన్ హీరో, అనుష్క శర్మ హీరోయిన్ అన్నమాట. అందులోని ఆహ్, దిల్ మేర జైస్ కోయి, డిష్ అంటీనా తా. ప్రీత్ అభి కోయి చానెల్, చల్తా హీనా క్యా. జూడే నదీ వైర్ కహీ అనేసి ఒక సాంగుంటుందండి. <smacks lips>
హ్మ్. ఓకే. ఏంటండీ దీనర్థం? పాటయితే బాగుందండి. మీరు పాడింది బాగుంది. కాకపోతే అర్థం ఏంటండి?
<laughs> అదేనండి. ఏంటంటే <smacks lips> ఆహ్, ఆ లొకాలిటీలో ఏంటంటే ద ఇప్పుడు హార్ట్‌కి సంబంధించిన సాంగ్ ఏంది అది. అంటే ఆహ్, ఆ! ఎంత దగ్గరయ్యావు ఏంటి. ఆహ్, డిషు, ఆంటిన్నా చూసారా? ఎప్పుడూ కలిసే ఉంటాయి.
హ్మ్. హ్మ్. మనసుకు సంబంధించిందా? ఓకే. హ్మ్. అవును.
ఆ! మనం డిష్ పెట్టించుకున్నాం అంటే పైన ఖచ్చితంగా యాంటీనా పెట్టేస్తాం. అలా, అ
అవును 2 ఒకటికొకటి ఉండాలి, లేదంటే అవ్వదు.
అవును అది. ఆ! ఆటికి సంబంధించింది అలా మాట, ఇప్పుడు కలిసి ఉంటాం అది ఇది అన్నట్టు. నెక్స్టు ఇలా నేను ఇంగ్లీష్ పాటలు గాని తెలుగు పాటలు గాని ప్రతి పాట మెయిన్ ఆ మీనింగేంటి అనేది పక్కన పెట్టేస్తానండి ఫర్స్టు, <chuckles> ఆ! ఆహ్, ముందు పాటలు మాత్రం తీసుకుంటాను.
హ్మ్. అది మ్యూజిక్ ట్యూన్ బట్టి ఎళ్ళిపోతారనమాట. ట్యూన్ బావుంటే ఇంకా దాంట్లో వెళ్ళిపోడమే.
అవును మీకు 'త్రీ' మూవీ చూసే ఉంటారు. <smacks lips> ఆహ్, ధనుష్ మూవీ అండి అందులోని ఒక సాంగుంటుందండి 'కన్నులదా' అని. కన్నులదా బుగ్గలదా ముద్దులదా నవ్వులదా ఆ సాంగుంటుంది కదండీ! <smacks lips> అది
విన్నా అండి. హ్మ్. హ్మ్. ఆ! అవునండి ముచ్చటగా 4 మొక్కలే పాడారేమండి ఇంకా ఎక్స్ట్రా పాడితే ఖర్చేమైనా అవుతదని భావించారా ఏంటి?
<laughs> అలా అని కాదండి. అంటే ఆ ఫీలొచ్చేస్తదండి ఇప్పుడా పాటలు వింటే ఇప్పుడా
హ్మ్. లేదు బావుందదే, పాట చాలా బావుంది మధ్యలో ఆపేశారు.
అవునండి. ఏంటంటే అలాంటి పాటలు చాలా దారుణమండి. నెక్స్టు మీ నా ఫేవరైట్ అయితే డార్లింగ్ మూవీ లోని ప్రభాస్ గారి డార్లింగ్ మూవీ ఉంటుంది అండి. <smacks lips> అందులో 'నీవే నీవే' సాంగుంటుంది కదండీ!
హ్మ్. హ్మ్. అవునండి. చాలా బావుంటది పాడండి.
ఆహ్, అదీ ఆ! ఆ! <chuckles> అంటే అది మరి ఫేవరెట్ కదండి! అందుకే ఎక్కువగా పాడడానికి ఇష్టపడను.
<giggles> ఆ! ఓకే.
ఆ! ఏంటంటే <smacks lips> అది నాకెందుకంటే ఆ పాటలు మనకి మీరు బాగ గమనించండి, ఏమైనా పాటలు విన్నప్పుడూ మనకు తెలియకుండానే మనలో ఒక ఫీలింగ్సనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. <smacks lips> మనకి కొన్ని మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయమాట. అలాంటివేమైనా విన్నప్పుడు మనలో ఏదో ఒక యాంక్సైటీ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఏంటంటే మనం అస్
హ్మ్. నిజమే అవును. మోటివేషనల్ అన్నారు కదా! దాని నుంచి మీరేమైనా నేర్చుకున్నారా? అది ఏ సినిమాలో మోటివేషన్ సాంగూ?
అదే మీకు 'కేజీఎఫ్' మూవీ ఉంటుంది గదండీ!
హ్మ్. హ్మ్.
'కేజీఎఫ్‌' లోని సు
బాగా పెద్ద హిట్ గదా! అది భారీ హిట్ మూవీ.
చాలా పెద్ద హిట్ అండి. నిజంగా కన్నడ ఇండస్ట్రీ ట్రెండ్ మార్చేసిందండి ఆ సినిమా అయితే మాత్రం.
హ్మ్. హ్మ్.
అంత పెద్ద హిట్. అయితే మీకు ఆ సినిమా చూసుకున్నట్టైతే మీకు 'సుల్తాన్' సాంగుంటుంది.
హ్మ్.
'తుఫాన్ తుఫాన్.' తుఫాన్ తుఫాన్ అనేసొక సాంగుంటుంది. <smacks lips>
ఓకే. దీంట్లో లిరిక్స్ బావుంటాయా?
అది అవును. ఏంటంటే అండి అది ఎంత గ్రేట్ అంటే అండి ఆ పాట ఆహ్, అతను ఆల్రెడీ అప్పడికే ఒక టాప్ రేంజ్‌ళ్ళికెపోతాడండి. కానీ, మనకి వీళ్ళ కోసం వీళ్ళ దగ్గరకి దిగి వీళ్ళతో పాటు పనిచేస్తూ ఉంటారు ఆ పాటలో తను. <smacks lips> అంటే అందరూ ఒకటే అన్నట్టు చూపిస్తారండి ఆ పాట. ముఖ్యంగా అండి నేను చెప్పాలంటే లిరిక్సనేవి నాకు చాలా ఇష్టమండి కొన్ని కొన్ని సినిమాల్లో.
హుహు. ఓకే. అందరూ ఒకటే అంటే ఒకరు చూ అంటే పొజిషన్ వైస్ ఒకలు పెద్ద ఒకరు చిన్న కాదు అందరూ ఒకటే అనా?
ఆ! అంతేనండి. అలానే ఉంటుందండి. పాటంతా అంతేనండి. <smacks lips> అంటే ఆహ్, ఆ ఏరియాలో పనిచేస్తున్న పిల్లలు, వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు కొంచెం అనాధ పిల్లలు, కొంచెం పేద పిల్లలు అన్నట్టు ఆళ్ళు కూడా వీళ్ళింట్లో వచ్చి ఆడుకుంటూ ఉంటారుమాట. <smacks lips> ఆ! అలాంటిదిమాట వీళ్ళు కూడా అంత పెద్ద సూట్ అదీ యేసుకుంటాడు. ఆ కోట్ అదీ పక్కన పెట్టేసి ఆ పనిలు, వర్కులవి చేస్తుంటాడు. అంటే మర్చిపోడు ఏది.
హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఓకే. నిజంగా. ఆ! అంటే ఇక్కడ చాలా అర్థం ఉంది. అలాంటి పిల్లల్ని కూడా అందరూ సమానంగా ఆదరించాలి అని. ఇలాంటి ఒక మెసేజ్ కూడా ఉన్నట్లుంది కదా!
అవును. అవునండి. నిజంగా. నాకూ మీరు గమనించినట్టైతే లిరిక్స్ ఉంటాయి కదండీ! <smacks lips> పాటల్లో లిరిక్స్. అవి కూడా నేను చాలా ఇష్టపడతానండి. ఏంటంటే వాటి అర్థాలు గాని మనం తెలుసుకున్నట్టే చాలా బావుంటాయండి. కొన్ని కొన్నాయి ఎలా రాస్తారో కూడా అర్థం కాదండి. మీకు
హ్మ్. హ్మ్. అవును. అసలా చాలా గొప్ప రచయితలనిపిస్తది. ఆ లిరిక్సన్నారు గానీ చాలా అర్థవంతంగా ఉంటాయి. మన జీవితం మనమే కళ్ళకి కట్టినట్లు చూసుకుంటున్నట్లుంటాయి ఇంకా లిరిక్సనేవి.
అది నిజమండి. మీరూ మీరు చాలా బా చెప్పారు. ఏంటంటే ఆ లిరిక్స్ కొన్ని మన జీవితం క అంటే మన కోసం రాశారా? లేపోతే ఏంటి? అన్నట్టు కూడా వస్తుందండి. ఎందుకంటే మ్యూజిక్ వినేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని వాళ్ళు ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటారండి కొన్ని కొన్ని పాటల వల్ల, ఆటిల వల్ల.
హ్మ్. అవునండి. అది ప్రతి ఒక్కరి జీవితానికి ఇంకా దగ్గరగా ఉంది. ఇది మా కోసమే అన్నట్లు ఉంటాయి. ఇంకా ఎన్ ఆ లిరిక్సనేవి కూడా ఇంకా అందరి జీవితాల్లో జరిగినవి బట్టే కదా! వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది.
అవునండి. మీకూ నిజమండి. ఇది నిజం. ఏంటంటే వాళ్ళు కూడా ఏదో దేవుళ్ళు కాదు కదండీ! ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎలా జరుగుతుంది? ఏంటి? అనేదే వాళ్ళు చక్కగా ఒక పాట రూపంలో రాస్తారండి. నాకు మీకు "హండ్రెడ్ పర్సెంట్ లవ్‌లో" ఒక చిన్న లిరిక్ చెప్తాను చూడండి. ఆహ్, కళ్ళు కళ్ళు ప్లస్సూ వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ ఈక్వల్ టూ అది చూసారండి! ఈ పాట <smacks lips> కళ్ళు కళ్ళు ప్లస్ అంటే మనం కళ్ళు కళ్ళు చూసుకున్నప్పడికి అది ప్లస్సయ్యింది.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళు వీళ్ళు అంటే మన చుట్టుపక్కోళ్ళతో అనవసరం అందుకే ఆళ్ళు మైనస్ అయిపోయారు. <smacks lips>
అవును. ఆహ్, నిజమే కదా!
ఆ! అలా ని నిజంగానే అండి. ఏంటంటే మనం లవ్‌లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కలతో మనకనవసరం. <giggles>
హ్మ్. అవును. హ్మ్. నిజమే మైనస్సే.పెద్ద మైనస్.
మనం ఎం హ్మ్. <laughs>
హ్మ్.
ఇది బా కనెక్టయ్యారు మీరు యాక్చువల్లీ. అలా మన, మన లవ్వే ముఖ్యం అన్నట్టే ఉంటుందండి. ప ఆ పాట మొత్తం. నెక్స్టూ మీరు 'జనతా గ్యారేజ్ మూవీ చూసారా? జూనియర్ ఎన్‌టిఆర్ గారిది అందులో 'ప్రణామం' సాంగుంటుందండి.
అవును. హ్మ్. చూసా అండి. చూసా.
ఆహ్, 'ప్రణామం ప్రణామం' సాంగు. మీకయిడియా ఉంటుందీ. అందులో కూడా నాకు లిరిక్సెండీ ఎంత నచ్చుతుందంటే అండి, ఎందుకంటే, <smacks lips> నేను మీకు ముందే చెప్పాను ఏంటంటే, నేను నేచర్ లవర్‌నండి బాగా.
ఆ! విన్నానండి. ఓకే. ప్రకృతికి దగ్గరగా జీవించాలనుకునే ప్రాణి మీరైతే.
ఆ! ఖచ్చితంగండి. చాలా ఇష్టపడే వ్యక్తిని. అందుకే మా ఇల్లు కూడా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టే చూసుకున్నా అండి. మాకు
ఆహా! లోపలంతా డెకరేషన్ మీదేనా?
ఆ! అంటే అలాగ కాదండి. మా ఎదురింగా బీచ్చండి. మా ఎదురుగా బీచ్చుంటుంది.
హ్మ్. ఓకే. అలా ఇంట్లో గూడా చిన్న చిన్న మొక్కలతో అలా డెకరేట్ చేసుకొని, ఈ సీనరీస్, అలాంటివి కూడా పెట్టుకున్నారేమో అనుకున్నా.
ఆ! ఆ! పక్కన గార్డెనుంటుందండి ఏకంగా. గార్డెన్ పెంచేసుకున్నాం. <smacks lips> ఈ నేచర్ మీద ఇష్టంతో. అంటే, ఈ పళ్ళు, కూరగాయలు అవన్నీ ఉంటాయిమాట.
హుహు. ఓకే. మీకు బీచ్ దగ్గరగా ఉంటదంటే ఎప్పుడూ చల్లని వాతావరణమే ఎక్కువుంటదేమో.
చాలా ఎక్కువండి. చలికాలంగానొస్తే ఇక్కడ మరీ ఇంకా ఎక్కువా ఉంటుంది. బీచ్చెదురుంగుంటుంది. మా వెనక సైడు కొండుంటుందండి. చుట్టుపక్కంతా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయండి. <smacks lips>
హ్మ్. ఓకే. అయితే మీరెక్కడికింకా ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు. మీ ఇంటి ముందు నుంచి ముందు, వెనక, పక్కన చూస్తే సరిపోద్దింక.
ఖచ్చితంగా అండి. ఏంటంటే, నేను ఖచ్చితంగా రోజువారి ఏం చేస్తానంటే, ఖచ్చితంగా మార్నింగ్ లెగ్గానే మేడ మీదకెళ్ళీ, ఒక మంచి గ్రీన్ టీ తావుతానండి, ఆ బీచ్ చూస్తూ, ఆ సన్ను చూస్తూ.
హ్మ్. నిజంగా. మంచిదబ్బా గ్రీన్ టీ అసలు.
ఆ! సాయంత్రం అయినప్పడకీ మంచి బ్లాక్ కాఫీ గానీ లేదా ఆదివారవయితే నార్మల్ కాఫీ తాగుతాను. ఇది ఖచ్చితంగా ఇ
బ్లాక్ కాఫీ అంటే ఎలా అండి అది? దేనితో తయారు చేస్తారు?
అదేనండి, కాఫీ డికాషనంటారు కదండి. కాఫీ పొడి‌తోనే చేస్తారు. ప
ఓకే. ఆహ్, నల్లగుంటదని అదే బ్లాక్ కాఫీయా?
అంతేనండి. ఏంటంటే అందులో పాలెయరు.
హుహు. హ్మ్. అవును. పంచదార? పంచదార యేసుకుంటారా?
పాలెయకుండా చేస్తారు. అది బ్లాక్ కాఫీ మాట. నేనేసుకోనండి. <smacks lips> ఎందుకు అంటే, నే కొంచెం
హ్మ్. అంటే, ప్లెయినుగా తీసుకుంటారా?
ఆ! ఆ! ఏంటంటే, ప్లెయిన్‌గా తీసుకుంటా, లేదంటే నాకు స్టివియా అనేసొకటిటుంటుందండి. మనకీ మార్కెట్‌లో దొరుకుతుంది. అది షుగర్ కాదు. ఒక ఆకుతో తయారు చేసిన ఆహ్, పంచదార లాంటిది. తియ్యగా ఉంటుంది, కానీ చాలా ఎక్కువ రేటుంటంది. మనకి స్టివియా.
హ్మ్. ఆహా! పేరేంటండీ? స్టివియా ఆహా!
రైట్ ఏంటంటే మీకు, మీకు సింపులండి. మనకు షుగర్ మామూలుగా ఒక కేజీ ఎంతా ఒక 40, 50 రూపాయలుంటుందా?
ఆ! రూ. 50.
ఆ! అదే, అక్కడ ష కేజీ తీసుకోవాలంటే రెండు వేలో, 2500 ఉంటుందండి.
బాబోయ్!
ఆ! అంత డిఫరెన్సుంటుందండి.
ఆ! ఆరోగ్య ప్రయోజనాలు కూడా అన్నీ ఉంటాయేమో మరి!
ఆ! ఉంటాయండి. ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ అనేవి వెళ్లవు. అందుకని చెప్పి ఇల్లు కూడా అంత బాగా కట్టుకున్నాం. అందుకని చెప్పి మీకు, మీకు ఆ పాటలో కూడా ఉంటుందండి. <smacks lips> ఆ 'జనతా గ్యారేజ్' పాటలోని, ఆ 'ప్రణామం ప్రణామం' పాటలోని ఒక లిరిక్ ఉంటుందండి. ఆహ్, ఆహ్, మన చిరునవ్వులే పువ్వులు, నిట్టూర్పుల తడి మేఘాలు, హృదయమే రుదిరం హృదయమే సంద్రం ఆశే పచ్చదనం. మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. ఆ పాటుంటుందండీ
హ్మ్. హ్మ్. పాడండి. ఆ! చాలా బావుందండి. అసలు ఎంత అర్థవంతంగా ఉందో! ఆ లిరిక్సనేది.
ఆ! నిజంగానండి. ఋతువులెలా చేంజవుతూ ఉంటాయో, మన మనస్తత్వం కూడా అలా చేంజవుతుంటుందండి. <smacks lips> అంటే కొన్ని సార్లు మనకి హ్యాపీ ఉంటుంది, కొన్ని సార్లు కోపమొస్తుంది, కొన్ని సార్లు ఫీలింగ్సొస్తాయి. ఇలా చాలా ఉంటాయి.
హ్మ్. అవును. హ్మ్. ఎవరినైనా తన్నాలనిపిస్తది ఇంకొన్ని సార్లు, <giggles> అవును. హ్మ్.
<laughs> అవునండి. నిజంగా. <clears throat> అలా ఋతువుల్లో కూడా చాలా ఉంటాయెండి మనకి. <smacks lips> అందుకని
అవును. ఒక పాటలో మొత్తం ఇంకా ఆ ప్రకృతికి మనము ఇంకా ప్రతిబింబమని చెప్పి చెప్పాడు కదా! అది నిజం.
అవునండి. మన రామజోగయ్య శాస్త్రి గారు రాసారండి. ఆ లిరిక్ చాలా గొప్ప విషయం అండి. అది మాత్రం <smacks lips> ఇలా మనకు పాటలనేవెండి, మనకేదో వింటున్నాము, పక్కన పెట్టేస్తున్నాము అని కాకుండా, మన జీవితంలో అవి చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయన్నట్టు చూసుకుంటే మాత్రం మనం ఒక మంచి ప్లేలిస్ట్ రెడీ చేసుకోవచ్చండి. <smacks lips> నేను నా ఫ్రెండ్స్‌కి షేర్ నేను ఎవరికైనా షేర్ చేశాక కూడా ఇలాంటివేనండి. ఏంటంటే, వాళ్ల మూడ్ బట్టి నేను వాళ్లని అడుగుతాను. డిప్రెషన్‌లో ఉన్నారా, ఆనందంలో ఉన్నారా, ఏంటి అని. దాన్ని బట్టి నేను లిరిక్స్ షేర్ చేస్తాను.
అవును. అవునండి. ఓకే. డిప్రెషన్‌లో ఉన్నోళ్లకి ఇంకా ఏడుపుగొట్టు పాటలు పెడితే, ఆళ్ళింకా డిప్రెషన్‌లోకెళ్లిపోతారందుకు? ఆ! ఓకే. అయితే పర్వాలేదు. చాలామంది బాధలో ఉన్నాయని తెలియడానికి కూడా స్టేటస్‌లోనే ఒక కన్నీళ్లు కారుతూ, ఎక్కడో ఇంకా జన్మమెత్తితిరా అనుకుని, ఇంకా అలాంటి పాటలు కూడా పెడతా ఉంటారు.
ఆ! అందుకు మోటివేషనల్ సాంగ్స్ పంపుతానండి అలాంటి వాళ్ళకి. అవును.
బావుందండి. మీ ప్లే లిస్ట్ ఇదంతా. అసలు మీ పాటలు మీరెంత ప్రేమికులో, చాలా చక్కగా వివరించారు. నాకైతే చాలా ఆనందంగుందండి. మళ్లీ కలుద్దాం మనం. ధన్యవాదాలు.
ధన్యవాదములండి.